ఓహో! మరి అయితే మీరు ఇంటర్మీడియేట్‌లో ఒక చోట ఉన్నారు. అంతకుముందర మీ ఇల్లు ఒక చోట, తర్వాతేమో 'చెన్నైలో', తర్వాత 'హైదరాబాద్‌లో' వీటన్నిటిల్లో ఆహ్, భోజనాలకి సంబంధించి, ఆహారానికి సంబంధించి మీకు ఎక్కడది, మీకు బాగా సెటైంది? బాగా నచ్చిందనిపించిందండి?
అంటే బాగా నచ్చిందనిపిచ్చిందంటే కొంచెం మన ఇంటి ఫుడ్ బాగా నచ్చిద్దండి. ఆ తర్వాత ఇంకిక్కడ 'హైడ్రాబ్యాడ్' ఫుడ్ గూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మన ఫుడ్ ఇది 'హైడ్రాబ్యాడ్' అనేది మన తెలుగు ప్రాంతం ఫుడ్ గాబట్టి, అలాగే మన తెలుగు వాళ్ళందరూ ఎక్కువగా 'హైడ్రాబ్యాడ్ అండ్ ఆంధ్రప్రదేశ్' ఇంకా 'తె తెలంగాణాలో' ఉంటా ఉంటారు గాబట్టి ఇక్కడ ఫుడు మనకి బాగా అలవాటుంటది. కానీ 'తమిళనాడు' విషయానికొస్తే అంటే అండి వాళ్ళు మనం కొంచెం కారము, సాల్టు, ఇవి ఎక్కువగా తింటుంటాం. వాళ్ళు కొంచెం అయి చాలా చాలా తక్కువగా తింటుంటారు. అప్ అందువలన నాకు కొంచెం అది ఆ ఫుడ్ అనేది కొంచెం సప్పగా అనిపిచ్చటం గానివ్వండి లేదంటే
అవును. ఆ! అది కూడా మీరు పప్పన్నం, కూరన్నం కలుపుకునే లోపల సాంబార్ పోసేసేవారా?
<chuckles> అవునండి. అక్కడ నిజంగానే 'తమిళనాడు' అంటేనే ఎక్కువగా సాంబార్ తగులుతూ ఉంటదండి. అంటే బానే చేస్తారు. కానీ కొంచెం సప్పగా ఉంటది, కొంచెం తియ్యగా ఉంటదండి అంటే మన సాంబారేంటంటే కొంచెం కారం, ఘాటు తగులుతూ
<chuckles> ఆ! కారం కారంగా, పుల్లపుల్లగా ఉంటుంది. మనకిది కొంచెం.
అవునండి ఇలా ఉంటది. కానీ వాళ్ళది కొంచెం స్వీట్ తగులుతూ, కొంచెం సప్పగా కూడా ఉంటది. అందువలన మన దానికి, వాళ్ళ దానికి డిఫరెన్స్ బాగా తెలియటంతో అంటే కొంచెం ఆహ్, ఇక్కడ ఆహారం కొంచెం అంత తొందరగా తినేవాడిని కాదు ఎక్కువగా. అందువలన కొద్దిగా బాగా చిక్కిపోయాను గూడాండి ఆ 4 సంవత్సరాలు. కానీ ఎప్పుడైతే మనకు ఫ్రెండ్స్ తగిలారో
అయ్యో! మరి అమ్మా‌, నాన్న బాగా బెంగ పెట్టుకున్నారా అబ్బాయిలా చిక్కిపోయాడని?
అవునండి. ఖచ్చితంగా బాగా జా బెంగపెట్టుకున్నారు. అంటే కానీ ఎప్పుడైతే మన ఫ్రెండ్స్ తగిలారో మంచి ఫ్రెండ్సు, అంటే ఇంక మన తెలుగు రెస్టారెంట్లు ఎక్కడెక్కడ ఉన్నయని వెతుక్కొని, వెతుక్కొని మరీ వెళ్లి అక్కడ
కనీసం శని, ఆదివారాలు వెళ్ళేవారనమాట.
అవునండి. ఇకంటే మనం ఇక ఇంకీ రోజు ఈ ఫుడ్ తిని తిని <smacks lips> అంటే కొంతమందికి ఉంటది గదండీ! "ఈ సప్ప‌టి ఫీలింగు మనకి ఇంకెప్పుడు పోవాలి? మన మంచి ఫుడేక్కడుందో? మన తెలుగు ప్రాంతాలు మంచి మంచి రెస్టారెంట్లు ఎక్కడున్నాయో వెళ్లి వెతుక్కొని" <chuckles>
కాని వెతుకుతారు గదా! ఖచ్చితంగా! లేదంటే మీరు కాకపోతే ఇంకో అబ్బాయి అయిన వెతికి అది చెప్తూ ఉంటాడు అలాగా.
ఆ! "అరే! ఇక్కడ మంచి రెస్టారెంట్ మన తెలుగు రెస్టారెంట్ ఉందంటరా వెళ్దాం" అనంటే, మనం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అంతే గదండీ! మన ఫుడేక్కడెక్కడ ఉందో వెతుక్కొని తింటూ ఉంటాం. వాళ్ళ ఫుడ్డు కొంచెం మనకి బా అంటే బావున్నయి తినగలం గానండి. మనకి మనకు నచ్చలేనివి మనం తినలేం కదా! వాళ్ళ ఫుడ్డు‌ల్లో. అలాగే వాళ్ళ ఫుడ్లో నాకు ఒకటి బాగా నచ్చిందండి కుత్తు పరోటా అని పరోటాని బాగా స్మాష్ చేస్తారండి. చిన్న చిన్న ముక్కలుగా చేసి అది చాలా బా అనిపిచ్చింది. అ అది కొంచెం స్పైసీగా ఉంటదది.
అవునవునండి. ఓహో! అందుట్లో కూర ముక్కలు అలా ఏమన్నా వేస్తారా?
అలా ఏం లేదండి. చికెన్‌ని అంటే 'చికెన్ కుత్తు పరోటా, ఎగ్ కుత్తు పరోటా,' అని డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటయి. అంటే మనం ఫ్రైడ్ రైస్లు తింటుంటాం గదండీ ఇలాగ. అలాగే వాళ్ళ ఆ! పరోటానే నీట్‌గా అదేదో <smacks lips> గ్లాసుల్లా ఉంటయండి వాటిని పెట్టి కొడుతూ అంటే గెంటేల్లాగా వాటిని పెట్టి కొడుతూ కొడుతూ అంటే వాటి చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా అవుతయి అయి చివ్వరికి. అయి ఇంకా బావు చాలా బావుంటదండి అది కొంచెం స్పైసీగా.
ఓహో! అలాగే ముక్కలు, ముక్కలు చేసి చేస్తారా? ఓహొ! అది మళ్ళీ ఫ్రై చేస్తారా?
ఆ! ఫ్రై ఏం జెయ్యరు. జస్టు ఆ ఆ దోశ ఫ్ ఆ! ప్యాన్‌లా ఉంటది కదండీ, ఆ ప్యాన్ మీద ఆ హీట్ వల్ల అదే కొంచెం బర్నువుతు ఆల్రెడీ బ కాలుంటయి. కాలిన వాటిని ఇలా కొట్టటం వలన ఆ దోశ ప్యాన్ మీద ఆ! ఆహా! కొట్టటం వల్లే ముక్కలయిపోతయండి.
క కొట్టి ముక్కలు చేసి ఇస్తారు. ఓహొ! ముక్కలైపోతుంది. ఆ!
అది చాలా బా నచ్చిందండి వాళ్ళ ఫుడ్డు‌లో అయితే.